ఎదుర్కొన్నాను. నా ఫ్రెండు ఒక అమ్మాయి ఏం చేసిందంటే, ఆహ్, ఇంటికి వచ్చింది నా దగ్గర. ఇంటికి వచ్చి కొంత డబ్బులు తీసుకొని వెళ్ళడం జరిగింది. తీసుకొని వెళ్ళి ఏం చేసింది? ఆ డబ్బులు వేరే వాళ్ళకివ్వడం జరిగింది ఆ పాప.
హ్మ్. ఆ! ఆ! అది. హ్మ్. ఆ! ఆ!
తరువాత రోజు అన్నది, "ఒక నీకు 1 వీక్‌లో ఇచ్చేస్తాను, తీసుకొచ్చి" అని చెప్పింది. ఆ 1 వీక్ అయిన తరువాత, 1 వీక్ అయ్యింది, 2 వీక్స్ అయింది, 3 వీక్స్ అయింది ఇవ్వట్లేదు.
ఆ! మరి ఆ! అంటే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి కోసం కాకుండా ఆ అమ్మాయి ఫ్రెండ్ కోసం తీసుకుంది నీ దగ్గర. అది చూడు. అదేదో విచిత్రం. ఆ! ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు. అది. ఆ!
ఆ! ఆ! అంతే ఆ అమ్మాయేమో అలా చేసి ఆ అమ్మాయి ఏం చేసిందో తెలీదు. ఇంక మరి మనిషి కనిపించట్లేదు, లేదు అని చెప్పేసన్నది. నేను ఇంటికి వెళ్ళాను.
ఆ! అమ్మో! అదే. ఇప్పుడు ఆ చిన్న వయసులోనే ఇప్పుడు కాలేజీ టైములోనా ఇది? ఆ! ఆ! ఆ! మరి ఆ కాలేజీ టైములో అందరిది ఆ!
హ్మ్. ఆ! కాలేజీ టైములోనే ఇంట్లోని వెయ్యి రూపాయలు ఇచ్చారు. నాకది అది ఫీజు కట్టమని ఇచ్చారు. ఎగ్జామ్ ఫీజ్ కట్టమని ఇచ్చిన డబ్బులు ఆ అమ్మాయి నా దగ్గర తీసుకుంది. నార్మల్‌గా పోనీ, సొంత మనీ అయినా నేనేదో ఒకటి ఇంట్లో చెప్పగలను. ఎగ్జామ్
అమ్మబాబోయ్! తీసుకొని అలాగా నిన్ను ఇప్పుడు ఒక వయసొచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడంటే కొంచెం 2 రోలు ఆగే మనకా సా ఆ! ఇదుంటుంది ఆహ్, సహనం.
హ్మ్. అవును. అవును, పర్వాలేదు. నేనేమో ఎగ్జామ్ ఫీజ్ కట్టమని డబ్బులిస్తే, ఆ అమ్మాయేమో పట్టుకొని వెళ్ళింది. ఇంక నేను చెప్తే భయంకి నాకు నిద్ర కూడా పట్టలేదు. 2 రోజులు అవుతుంది. 3 రోజులు
అంతే కదా! నేను వాళ్ళెవరికో ఇచ్చానని ఏదో సింపుల్‌గా చెప్పేస్తే, నువ్వు ఎంతా ఏ ఎన్ దా ప్రత్యేకమైన దాని కోసం నూక్ నీకు ఆ డబ్బులిచ్చారు నీ తల్లి తండ్రినూ. ఆ!
ఆ! ఆ! వ్ ఇచ్చారు. నేనసలు చెప్పలేకపోయాను. ఎంతో భయపడుతున్నాను, భయపడుతున్నాను. ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఏడుపొస్తుంది. అలాగని ఇంట్లో వెళ్లి చెప్తే తంతారు.
ఆ! ఆ! అది. ఆ! తంతారు కదా! మరి ఆ వయసులో. మరి అవును, అది ఎవరికో ఫ్రెండ్. ఎవరితో అది కూడా తన కోసం కాకుండా ఎవరో తన ఫ్రెండ్ కోసం. ఆ! అది సులభంగా నేను తర్వాత ఇస్తానని అనేస్తే ఎంత ప్రమాదం అది.
ఇంకా మామూలుగా కాదు చాలా గట్టిగా తంతారు. ఒక్క ఆ! తన కోసం కాకుండా తన ఫ్రెండ్ కోసం తీసుకుంది... అనేసరికి నమ్మేసాను. ఇవ్వలేదు. వీళ్ళేమో, "నువ్వు ఫీజ్ కట్టేసావా?" అని అడుగుతున్నారింట్లో. ఆ! కట్టేసాను అంటే, "ఏది రిసిప్ట్ ఏది?" అని అడిగారు. ఫీజ్ రిసిప్ట్ అడిగారు. నా దగ్గర లేదు. నేనన్నా, ఆ! అమ్మ, కాలేజిలో మర్చిపోయాను. రేపు వెళ్ళాక తీసుకొస్తాను అన్నాను. ఇంకా ఏం చెయ్యాలో తెలీక ఆ! రిసిప్ట్ గూడా నాకు నేనూ అంటే ఇంక అనకూడదు గానీ, ఫేక్ రిసిప్ట్ నేను తయారు చేసుకొని, ఆ ఫేక్ రిసిప్ట్ పట్టుకెళ్ళి చూపించాను.
ఆ! అది. రిసిప్ట్ అడుగుతారు కదా! మరి వెంటనే. ఆ! ఆ! ఆ భయం వల్ల అబద్ధం గూడా చెప్పాల్సొచ్చింది. ఆ! ఆ! ఆ!

ఆ! అది. ఆ! ఆ!
అసల ఆ టైంలో ఇవ్వకుండా అది ఎదుక్కొని ఎక్స్‌ట్రా ఉంటే ఇచ్చినా పర్లేదు నాకింత ఇబ్బందీ ఆ! అప్పుడు నాలాంటి వాళ్ళని చూసాననమాట ఉన్నదీ అవును.
అవును. ఎక్స్‌ట్రా ఉంటే పర్వాలేదు అది. ఆ! అది. ఇప్పుడు నువ్వు ఒక్కోసారి ఒక వయసొచ్చిన త చిన్న వయసు అప్పుడు భయంకరమైన సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ సినిమా ఆ సినిమాలు ఆ! వాటిని మరి ఎలాగా? కానీ ఆ సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ! నువ్వు మానేస్తావా లేతే ఆహ్, ఎలాగా?
హ్మ్. అవును. <chuckles> ఆ! అవును. సినిమాలు కూడా ఆ! భయమేస్తది కొన్ని సినిమాలు ఇప్పుడికి భయమేస్తది 'కాంచన' సినిమ. అమ్మో! ఆహ్, కాంచన సినిమా అనమాట. నేనా నాకు భయం వేస్తది, భయం వేసిన చూడాలనిపిస్తది. ఆ టైంలో కళ్ళు మూసుకొని ఆ సీనెళ్ళిపోయిన తరువాత మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి చూస్తాను. ఆ! ఎప్పుడికి అంతే. ఆ 'కాంచనలో' ఆ 'లారెన్స్' అసలెలా భయపెడతాడు. ఆ బాత్రూమ్‌లో <humming> ఆ ఆ ఆ ఆ! ఇంక మ్యూజిక్‌కే ఇంకసలు టెన్షను. బాడీ అసలు చెమట ఆ! మ్యూజిక్ ఆ! యాహ్! మ్యూజిక్ మా అన్నయ్య రింగ్‌టోన్ పెట్టుకున్నాడు. రింగ్‌టోన్ పెడితే ఇంట్లో ఒక్కదాన్నుంటను. బయటకి, బయటికి పోయానింక మరి అలాంటి టైంలో అనేది ఎలా ఎదుర్కోలనేది మరింక నాకు ఇప్పడి వరకు తెలియలే. ఎందుకంటే ఆ భయమనేది <smacks lips> మనసుకు సంబంధించిన భయం కదా ఇలాంటిది.
<chuckles> కళ్ళు ఓపెన్ చేసి ఖచ్చితంగా ఆ సినిమా అయితే చూస్తావు. ఆ! అమ్మో. ఆ! <laughs> ఇప్పుడు కళ్ళు మూసుకున్నా మ్యూజిక్ కూడా ఈ మధ్య కాలంలో చాలా భయంకరంగా పెడతాడు. ఆ! అది కూడాను. <laughs> అదే. <chuckles> అలా ఉండిపోయింది. అవును. అదే కదా కొంచం చాలా భయంకరంగా ఉంటాయి అవి <laughs> మనసుకి, తరువాత ఆ రోజు ఆ! తగ్గిచ్చిసావా తర్వాత రాత్రి నిద్ర గూడా పట్టదు కదా! అది అలాంటివి గుర్తొచ్చి. ఆ! <chuckles>
ఆ! అప్పుడి నుంచి కొంచెం తగ్గించేశాను. అలాంటి హ్మ్. ఆ! రాత్రి నిద్ర పట్టదు. అవ్వి నిజమే అసలు, ఆ సన్నివేశాలు మామూలుగా ఉండదు ఆ సినిమాలో.
ఆ! <chuckles> త ఆహ్, వాటన్నిటిని ఇప్పుడు సరైన ఒక కొన్ని చూడడం తగ్గించిసావు. తగ్గి ఆ!
హ్మ్. ఆ! తగ్గించేశాను. ఒకవేళ అవ్వొచ్చినా కళ్ళు మూసేసుకుంటాననమాట. అంటే మనకింక అంత ధైర్యం లేనప్పుడు ముందుకెళ్ళేకంటే ఆగిపోవడం మంచిదనిపిస్తది. అలాగే చూడకుండా ఉండకుండా కళ్ళు మూసేసుకుంటాను అది అయిపోయిన తరువాత మళ్ళీ కళ్ళు
ఆ! అవును. అది కరెక్ట్. కళ్ళు మూసుకొని ఆ సీన్ అయిపోగానే మళ్ళీ కొంచెం అలా చూస్తూ అలాగా ఎలాగోలాగా ఆ స్టోరీ అయితే బావుంటుంది మరి. ఆ! అది. కొన్ని సినిమాలు అది. కాని <chuckles> బావుంది నీతో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది ధన్యవాదాలు.
ఆ! అంతే. ఆ! అలా అవును. ఆ! స్టోరీ బావుంటది, చాలా బావుంటది అసలు, ఆ స్టో అవును. నాకు కూడా. నాక్ హ్మ్, ధన్యవాదాలు.
ధన్యవాదాలు.